అవునవును. హ్మ్. నిజంగా
అవి కూ అవి ఆహ్, ఇలాంటివి చెప్పడానికి కూడా కథలుపయోగిస్తారండి మనం.
హుహు. మీ సృజనాత్మకతని అంటే, మీ ఆహ్, రా రాయడం గానీ, ఆడ ఆ కళని నిజంగా అన్ని రకాలా కోణాల్లో మీరూ చు ఉపయోగిస్తున్నారన్నమాట. హ్మ్. మరి ఇలా అంటే, మీ కుటుంబంలోని వాళ్ళు, అరే, నువ్వూ మ్ ఆహ్, హ్మ్, ఇలాంటీవి రాయకు ఆహ్, హ్మ్, ఇ ఇలాంటివి మనకెందుకు, ఆహ్, ఈ ఆహ్, ఆహ్, ఉదాహరణకి పాలిటిక్స్ గురించెందుకు, రాయకు. అని చెప్పేసి, నీకలా మీకూ అలా ఒద్దని చెప్పిన సందర్భాలేమన్నున్నాయా?
నెక్స్టూ ఆ! ఉ ఉ ఆహ్, ఉపయోగిస్తన్నాం. నెక్స్‌టేంటంటే అ అలా రిస్ట్రిక్షన్స్ ఏవ్ అలా రిస్ట్రిక్షన్ పెట్టే సందర్భాలైతే ఏం లేవండి. హ్మ్. నా ఇష్టం మీదే ఒదిలేసారు ప్రతిదీ. అయితే, మనకీ ఓ ఒకటుంటుందండి మనకి ఇందులో. ఏంటంటే, కొంతమందీ కుటుంబాల్లో అయితే, చెయ్యకు అది, ఇది. ఎందుకు అ ఒ ఒక ఇంజినీరో, <smacks lips> లేపోతే ఒక డాక్టరో, <smacks lips> ఇప్పుడు చుట్టుపక్కలందరు ఇంజినీరు, డాక్టర్‌కు మార్కెట్‌లో డిమాండుంది కాబట్టి, అవే చెయ్యాలి అని ఉంటుందండి. కానీ, అందులో కూడా ఒక రీజనుందండి. దానికి దానికున్ దాని వెనుకున్న రీజనేంటి అంటే, మనం <smacks lips> మనకుండే అవకాశాలండి. ఉద్యోగ అవకాశాలూ వాటి వాటి వేటి చుట్టయితే ఉన్నాయో మనం చివరగా, మనం వెళ్ళాలంటే, ఆహ్, వెళ్ళాలండి. ఇది పార్ట్ టైమ్‌గా గానీ, ఇప్పుడు ఏదో స్కిట్‌లొస్తే అవార్డు పొందటానికో, లేపోతే మరొకదానికో, మరొకదానికో, లేపోతే సరదాగో ఏదో రాసుకోటం ఫ్రెండ్స్ కోసము. అట్లా రాసుకోటమే తప్పించి, మనం ఇంకా ఆహ్, రికర రకరకాల కళలనీ ఎంకరేజ్ చేసేంత ఇదిలో లేమండి మనం. అంటే, ఇప్పుడు యూట్యూబ్‌లు ఇవన్నున్నయ్యండి, సాట్ ఫిలిమ్స్ అవన్నీ చేసుకోవద్దు.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. ఓకే. <chuckles> హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అలా ఉంటుంది. అవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. లేము. హ్మ్. మరీ ఇప్పుడు ఆ! మరిప్పుడు యువ కళాకారులకు మీరు ఏదన్నా చిట్కా చెప్తారా? అంటే, ఆహ్, మీరిచ్చే టిప్పేంటి? ఆహ్, ఇప్పుడూ అంతా ఆదరణ లేదు ఈ కళలకి. మీరూ ఇచ్చే ఒక, ఒక లైన్‌లో ఇచ్చేటి టిప్పేంటి?
హ్మ్. హ్మ్. ఇప్పుడేంటంటే ఇప్పుడేంటంటే, మొత్తం యూట్యూబ్ డిజిటలండి ఇప్పుడు మొత్తం. యూట్యూబ్‌లో మనకీ సాట్ ఫిలిమ్స్ కూడా చు ఒకప్పుడు సాట్ ఫిలిమ్స్ చూసేవారండి.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునండి. హ్మ్. అవును. ఇప్పుడూ
ఇప్పుడు సాట్సొచ్చేశాయండి. సాట్సొచ్చేసిన తరతా సాట్ ఫిలిమ్స్ చూడట్లేదెవరు. సాట్స్ చూస్తున్నారు. అది సాట్ ఫిల్మ్ కూడా ముక్కలు, ముక్కలు చూస్తన్నారు. సాట్స్‌లో పెట్టేసే చూస్తన్నారనమాట. ఇప్పుడు అంటే, మనం ప్రతీది అంత క్లుప్తంగా చెప్పుకోవాల్సిందే మనమేది చెప్తున్నా, ఆ ఒక్క ఒక్క నిమిషంలోనే నవ్వించాలి, ఒక్క నిమిషంలోనే భయపెట్టాలి. మ మనకున్న మనా మన సందేశాన్ని ఒక్క నిమిషంలోనే చెప్పాలి.
అవునవును. షాట్సొచ్చాయి. <chuckles> అవును. చూడట్లేదు. హ్మ్. అలా. హ్మ్. అవును. హ్మ్. చూస్తున్నారు. అవును నిజంగా. హ్మ్. ఒక్క నిమిషంలోనే భయపెట్టాలి.

ఎలా ఫీలయ్యేవారంటే, వాళ్ళూ <giggles> నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టీ, ఓహో! వాళ్ళూ వీ వీడేదో ఒక ట్విస్ట్ పెడతాడు ఫస్ట్‌లో ఇది చెప్పాడంటే. <chuckles> నెక్స్ట్ మళ్ళీ ట్విస్ట్ పెట్టి మొత్తం మార్చేస్తాడు.
హ్మ్. <chuckles> ముందే గెస్ చే ముందే గెస్ చేసీ ఆ ట్విస్టుని ఎంజాయ్ చేసి చెయలేకపోయేవాళ్ళనమాట.
ఆ! ఇప్పుడు మీ మీ మీ మీరు మీరు కొ మీరు కొత్త కాబట్టి...
హ్మ్.
ఆ ట్విస్ట్‌ని మీరూహించకపోవచ్చు. <smacks lips> ఇప్పుడు సడన్‌గా సీరియస్‌గా చెప్పి, ఈ దేశం ఎలా ముందుకు పోవాలని, సడన్‌గా జోక్ చెప్పేసరికి, నేను డైరెక్ట్‌గా ఆ జోకే ఫస్ట్‌ చెప్పేసుం‌దును నేను. ఆ బిల్డప్పివ్వకుండా జోక్ చెప్పే‌సుండే వాడిననుకోండి, ఆ జోక్ అంత నవ్ అంత నవ్వొచ్చుండేది కాదు.
ఓహ్! <chuckles> హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! అవును. అవును. నిజంగా ఆ!
సో, మనం, మనమిచ్చే బిల్డప్‌కీ లాస్ట్‌కి మనం ప్రేక్షకుడిని తీసుకెళ్ళే దారికి కొంచం ఇట్ ఆహ్, వేరే ఉన్నప్పుడే ఆ ట్విస్టొస్తుంది మనకి. ఆ! ఉండాలి. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకీ క్ ఒకా ఉంటారు. ఆహ్, ఆ బట్టలు బట్టే జడ్జ్ చేసేవాళ్ళు చాలా మందుంటారు అమ్మాయిలకి. సో, జడ్జ్ చే కానీ, వాళ్ళు వాళ్ళ అమ్మానాన్నలతో ఎంతో మంచిగా ఉండొచ్చు. వాళ్ళింకా ఎన్నో సహాయాలు చేసుండొచ్చు. ఇలా రకరకాలుంటాయి. ఈ ఈ మనం అదెజెండా అన్నప్పుడు, మనం ఆ క్యారెక్టర్‌ని అట్లానే రాసుకుంటాం. అట్లా రాసుకుంటూ, అలా మంచిగా చూపించేసరికి "అర్రే! మనం తప్పుగా అర్థం చేసుకున్నాం కదా!" అన్న భావనొస్తది.
ఉత్కంఠ ఉండాలి. ఆ! హ్మ్. హ్మ్. మరీ ఆహ్, మీరూ ఆహ్ హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. చేసింది. అవునవును. అవును. హ్మ్. హ్మ్. లోకం. అనుకున్నామే అని చెప్పేసీ. హ్మ్. అలా చూడకూడదు అని చెప్పేసి అనుకుంటాం. హ్మ్. హ్మ్.
అనీ వస్తందండి. సో, అలా ఆహ్, అలా మనం, మనం కొన్ని కొన్ని స్టీరియోటైప్స్, మనకి సొసైటీ‌లో నచ్చలేదు అన్నప్పుడు, అవి బ్రేక్ చెయ్యాలని కూడా చాలామంది రచయితలకుంటదండి.
అవును. హ్మ్.